నాకు తెలిసి ఒక 10000, 10000 కూడా గాదండి. ఒక 100000 లీటర్లో, 1000000 లీటర్లు ఇన్ ఇన్‌బిట్విన్ ఉంటది.
ఆ! ఉండొచ్చంటారా? అవును. అంతే అంతే గద మరి మీరు చెప్పేదాన్ని బట్టయితే అంతే సేకరణ అవుతదక్కడ. ఆ! ఆ!
అవునండి. అవును. అయితే ఆ వాటర్నేం చేస్తారంటే అండి, కొంచెం మళ్ళీ అంత డస్టొ ఇదంతా ఒస్తది కదండి! అంతటినిది మళ్ళీ మోటార్ ద్యారా సక్‌ చేసి క్లీన్ జేసి మొక్కలకి వాడతాను.
ఆ! అవును. ఆ! ఆహా!
ఇంకా బాగా క్లీనింగ్ బావుందనుకోండి ఇంకాను. దాన్ని మనకు తాగడానికి కూడా పంపిస్తారంటేను.
ఆ! ఆ! అబ్బా! ఆ!
అదీ నేను చూసి నేను చాలా నేర్చుకున్నానండి అది. నాకు చాలా
నిజమే. మీరు చెప్తుంటేనే ఇప్పుడు అంటే ఇలాంటి ఆలోచన అందరికీ రావాలనే అ అనుకుంటున్నాను నేను.
ఎందుకంటే?